హ్మ్. అంటే అవి సాధారణంగా ఏంటంటే ఒక కథ మీరన్నట్టుగా టాయ్స్ అయితే కథలవు కదా. అంటే మీరు వాటిని అంటే ఆ ఉద్దేశంతోనే మీరు అవి వాటిని తిట్టినా కూడా ఏమి రిప్లై ఇవ్వవు అని చెప్పేసి మీరు తిడుతూ ఉంటారనమాట వాటిని. <chuckles>
హ్మ్. అవును. ఆ! తిట్లూ అంటే మరి రాక్షసీలా ఏం పడిపోను. భయం చెప్పాలి కదా! ఇప్పుడు 'మొక్కై వంగది మానై వంగుతుందా' అంటారు. అలా చిన్నప్పుడే మనం వాటిని లైన్‌లో పెట్టకపోతే తర్వాత మన మాట వినమేమోనని సో అలా. <chuckles> అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆహ్, ఈ టాయ్స్‌లో ఒక ఫ్యామిలీ, ఒక మదర్, ఫాదర్ ఆహ్, అలాగే ఆహ్, రెండు పెద్ద ఎల్డర్ ట్విన్స్, యంగర్ ట్విన్స్ ఉంటారు. అంటే మొత్తం 2 నలుగురు పిల్లలు ఒక పేరెంట్, మదర్ ఒక ఫాదర్ ఒక ఫ్యామిలీ ఉంటది దాంట్లోనే. ఆ!
హ్మ్. అవును. నిజంగా. మీరంటే ఆ టాయ్స్ వర్ల్‌డ్‌లోకి దూరిపోయారు అన్నమాట. హ్మ్. చెప్పండి. ఓకె. హ్మ్.
ఆమెని సో చాలా కలర్ఫుల్‌గా అన్నా.
అంటే, అంటే మీతో పాటు ఆహ్, ఆహ్, ఒక టాయ్స్ ఫ్యామిలీ ఉందన్నమాట. కంప్లీట్‌గా మీ రూమ్‌లో.
ఉంది, ఉంది. ఏమైనా కావాలి అంటే అండదండకి వాళ్ళే <giggles> అంటారు. సో
నిజంగా. అంటే ఈ ఈ నిజంగా మీరన్నట్టు మరి ఇందులో కాటగరీస్ ఉంటాయా? అంటే ఇప్పుడు కొన్ని దాంట్లో పప్పీస్ అని చెప్పేసి వేరే క్యాట్ అలాంటి రకరకాల కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. కలెక్ట్ చేస్తుంటారు. మీ దగ్గర ఎక్కువ ఏ కలెక్షన్ ఉంది?
హుహుహు. ఉన్నాయి. యానిమల్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఎలిఫెంట్ ఒక హ్మ్. ఆహ్, ఎక్కువ టెడ్డీ బేర్స్ ఉన్నాయి. యానిమల్స్ కూడా ఉన్నాయి. ఆహ్, నా దగ్గర ఒక ఓ 6 ఫీట్ 5 ఫీట్, 5.5, 6 ఫీట్ లోపు ఉండే ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది. నేను 'ఎలి' అని పిలుచుకుంటా ముద్దుగా. ఆహ్, యెల్లో కలర్‌లో ఉంటది. ఎలిఫెంట్ చాలా క్యూట్‌గా ఉంటది, అది ఉంది. దానికి మొన్న రీసెంట్‌గా బేబీ పుట్టింది. ఆహ్, ఒక 4 మంత్స్ ఎన్నో ఉంటుంది. అంటే టు ఎలిఫెంట్స్ ఉన్నట్టు. ఒక పప్పీ ఉంది. ప్లూటో ఉంటుంది. మిక్కీ మౌస్‌లో ప్లూటో అది ఉంది. కౌ ఉంది, డక్ ఉంది. రెండు లవ్ లవర్ టార్టోస్ ఉన్నాయి. రెండు టార్టోస్‌లు ఉంటాయి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఒక ప్యారట్ కూడా ఉంది. ఆహ్, ఇంకా లయన్ ఉంది. టైగర్ ఉంది. ఇంకా పాండ కూడా ఉంది. స్టార్ కూడా ఉంది. మూన్ కూడా ఉంది. ఇంకా సాఫ్ట్ <giggles>
ఓకె. ఓకె. <laughs> ఓకె. హ్మ్. నిజంగా. అంటే మీ రూము, మీ రూమ్ ఫుల్ ఆఫ్ ఒక జూ లాగా ఉంది.

అమ్ పెయింటింగ్ అంటే నేను చిన్నప్పుడు ఎవరైనా ఫేస్ చూస్తే వాళ్ళ ఫేస్ చూసిన వెంటనే గీయాలి అనిపిస్తూ ఉండేది. సో, అలా పెన్సిల్ స్కెచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆహ్, ఒక అరౌండ్ 6 ఇయర్స్ ఉంటాయనుకుంటా. హ్మ్. 6 ఇయర్స్ అలా ఉంటాయి. ఆహ్, హ్మ్, ఇప్పుడు ఒక ఆహ్, అల్మరిలో తప్పక ఉండాల్సిన ఒక వస్తువు ఏది అంటే, మా నాన్న షర్ట్ ఉంటుంది. ఆ షర్ట్ నా క్లోజెట్‌లో ఉంటుంది. అది నాకు చాలా ఇష్టమైంది. అంటే నావి కాకుండా ఏదైనా ఇష్టం అంటే. నార్మల్‌గా అమ్మాయిలకి అమ్మ చీరలు, అమ్మ చీరల్ని స్టైల్ చేయడం ఇలా ఉంటుంది కదా! ప్రతి ఒక్కరు అమ్మ చీర కట్టుకొని ఫోటో పెడతారు. స్టేటస్‌లో, వాట్సాప్‌లో స్టోరీస్ పెడతారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, అమ్మ చీర అని. మా నాన్న షర్ట్ అనేది ఉంటుంది. అది ఆయన 50 బర్త్‌డె రోజు వేసుకునింది. ఆహ్, దాని తరువాత అది నా దగ్గకొచ్చేసింది. సో ఆ షర్ట్‌ నేనొకసారి స్టైల్ చేశా వేసుకొని, నాన్న షర్ట్‌ని.
ఓహ్! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవును. హ్మ్. ఓకే.
ఆహ్, కొంచెం లాంగ్ ఉంటుంది. దానికి నేనొక వైస్ట్ బెల్ట్ పెట్టి ఆహ్, షర్ట్ స్లీవ్స్ రోల్ చేసి హైపోనీ పెట్టుకొని, కింద జీన్స్ వేసి మ్యాచేశా, చాలా బాగుండింది. చాలా స్టైల్‌గా ఉండింది. అంటే అదెప్పుడు కొంతమంది మనుషులున్నా, లేకపోయినా వాళ్ళ మెమోరీస్ మనతోనే ఉంటాయి. ఆ! అది జస్ట్ మెమరీ మాత్రమే కాదు. అది నాకొక ధైర్యాన్నిస్తుంది. మా నాన్న నాతో ఉన్నా, లేకపోయినా నాతోనే ఉన్నారు అనే ధైర్యం, ఒక భరోసా ఒక భుజం తట్టి ఒక ఆహ్, స్ వెనకాల వెన్నంటూ ఉండే ఒక శక్తిలాగా అనిపిస్తుంది. నేనేప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు కూడా నా క్లోజెట్ ఓపెన్ చేసి నేనా షర్ట్‌ని పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాను. షర్ట్‌ని టచ్ చేసి. అంటే మా నాన్న షర్ట్ అంటే సో, ఆయన, ఆయనే ఇంకా అన్నట్టు భావిస్తాను. ఇంకా అంటే ఎప్పుడు వేసుకొని బయటకెళ్ళలేదు. ఒక్కసారి మాత్రమే వేసుకొని స్టైల్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ సార్లు వాడితే దానికేమైనా అవుతుందేమో. దాని మీన మరకలు పడి ముడతలు పడిపోతుందేమో...
ఓహ్! అంటే అది మీకు మెమరీగా ఉంటే దాంతో మీరు ఫోటోషూట్‌ లాగా చేశారన్నమాట. హ్మ్. ఆ! అంటే జన్ దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మీ ఉద్దేశం.
అని. ఆహ్, మా నాన్న అంటే, ఆయన నాకు ఇన్‌స్పిరేషన్. ఆయన నాకు రోల్ మోడల్. లైక్ ఆయన చాలా చిన్న వయసులోనే మా ఫ్యామిలీ అందరిలో, అలాగే చాలా మందికొక ఆదర్శవంతంగా ఆయన నుంచుని, చాలా కష్టపడుతూ పైకొచ్చిన ఎదిగిన వ్యక్తి. ఆహ్, ఆహ్, మాది జాయింట్ ఫ్యామిలీ. సో, ఆయన సందర్భంగా ఆహ్, మేము చాలా ఆర్ఫనేజె‌స్ ఇట్లా రకరకాల వాటిలో ఆయన పేరు మీద చాలా చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మా నాన్నకుంటే ఆహ్, ఆ షర్ట్‌కి కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో నేను దాన్ని నా దగ్గర పెట్టుకున్నా.
ఓహ్!